యాక్టివిటీ ఆహ్, వాళ్ళు మంచిగా ఇంకా గేమ్స్ ఆడడం కానీ బా మంచిగా అంటే వాళ్ళకింకా ఫిట్‌నెస్ అనేది బాగా ఉన్ ఫిట్‌నెస్ పెరుగుతుంది. అండ్ ఆల్సో వాళ్ళకనేది ఒక ఉత్సాహమనేది ఒస్తుందండి. వేరే పని మీద చేయాలని. ఒకటే ఫోన్ మీద అంటే నేను నాకు ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను. నాకు తెలిసినవాళ్ళు వాళ్ళకి పి ఇద్దరు పిల్లలున్నారండి. వాళ్ళు గేమింగన్నమాట గేమింగ్. 24:00 గేమింగ్ ఆడుతున్నారు. గేమింగ్ ఆడుతున్నప్పుడు నేను చెప్పానన్నమాట ఆహ్, గేమింగాడుతున్నారు. సో, నేను ఆ గేమింగ్ నుంచి తీ వాళ్ళ మాకు హ్మ్, మా వాళ్ళకి చెప్పానన్నమాట. వాళ్ళ పేరెంట్స్‌కి ఇలా చేయకండి. చాలా ప్రాబ్లమొస్తుంది. అండ్ వాళ్ళకి సైట్ కూడా టూ టూ ఇయర్స్‌కే సైటొచ్చేసిందండి. 2, 3, 4 సైటొచ్చేసింది వాళ్ళకి. నేను చెప్తున్నాను ఇలా చూడడం వల్లనే గదా! సైట్ మీరలవాటు జేసారు. ప్ర 24:00 హవర్స్ వాళ్ళు గేమింగులోనే ఉంటున్నారండి. అలా జనరేషన్‌ని మనం చేంజ్ చేయాలంటే వాళ్ళకి ముందు నుంచి మనం అలవాటు చేయకూడదు. చేస్తే ఏంటంటే వాళ్ళకి అలవాటయిపోతుంది. గేమింగ్ ఆడడం స్టార్ట్ అవుతది. అదే మనం బయట ఆటలకి గాని, బయట ఫ్రెండ్స్‌ని బయట పంపించినప్పుడు. బయట ఆడుతూ ఉంటే క్రికెట్ గల్లీ క్రికెట్ గానీ, ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఆడడానికి. సైక్లింగ్ గాని, అలాంటి వేరే, వేరే బ్ స్విమ్మింగ్ కానీ ఎలాంటి బయట పంపించినప్పుడు ఏంటంటే, వాళ్ళకి ఇది వదిలేస్తారు. ఇది ఇది అలవాటయినప్పుడు <smacks lips> అలవాటు అవుతూ, అవుతూ అంటే, పా పా పాతది పా పా పాత వ్యసనం ఏదైనా ఉంటదో అది అవ్ వదిలేస్తారు గదండీ వాళ్ళు. పాత అలవాటనేది ఒదిలేస్తారు.
హుహు. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. అవును. ఆ! అవునండి. పాత అలవాటు ఒదిలేసి, కొత్తగా ఒక కొత్తగా నేర్చుకొని దాంట్లో ముందుకెళ్లి, ఒకవేళ అదే బాగా నచ్చిందంటే దాన్ని ఒక కెరియర్‌గా ఎంచుకునే అవకాశం ఉందంటారు.
కొత్తవి నేర్చుకుంటారు. కొత్త కెరియర్‌గా ఎంచుకునే అవకాశం. అండ్ ఆల్సో వాళ్ళకి ఏం నచ్చుతది. మ నాకు ఏది టాలెంటుందనేది కూడా తెలుస్తది. స్పోర్ట్స్‌లో ఒకవేళ స్పోర్ట్స్ ఉన్నా గూడా వాళ్ళకంటూ ఆ! వాళ్ళకంటూ ఒకటి
అవును. అవునండి. నిజంగా చెప్పారు. వాళ్ళది వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసు వ మనం చెప్పిన దానికంటే, వాళ్ళు తెలుసుకోవడం వల్ల ఆ! వాళ్ళు డెవలప్ అయ్యటానికి అవకాశం ఉంది. చాలా బాగా చెప్పారండి.
తెలుసుకుంటారు. వాళ్ళు ఆ! స్వయం అనుభవమనేది ముఖ్యమనేది వాళ్ళకి తెలుసుకోవడం. డెవలప్‌మెంట్ అవకాశం ఉంటది. నాకు కొంతమందికి కేరియర్ గోల్సనేవి ఉండవు గదండీ! ఎలా ఏ సైడ్ వెళ్ళాలి అని ఉండదు కదండీ! అలాంటప్పుడు మనం చిన్న ఇవన్నీ స్పోర్ట్స్ అనిపిస్తే, వాళ్ళకి స్పోర్ట్స్ అనేది ఇష్టముంటే వాళ్ళు వెళ్ళిపోతారు. మ్యూజిక్, కొంతమంది మ్యూజిక్ సింగర్స్. సో, అలా డిఫరెంట్‌గా మనము దాన్ని డైవర్ట్ జేసామంటే వాళ్ళ పిల్లలు గూడా డైవర్టయిపోతారండి. వాళ్ళకి ఇష్టంమైనా పని. ఇది మర్చిపోతారు. ఉన్నది మర్చిపోతారు. పిల్లలు ఎంత సేపండి మర్చిపోవడం ఒకళ్ళ హె ఉన ఒక పని చేసిన తర్వాత నెక్స్ట్ పనికెళ్ళడానికి వాళ్ళు మర్చిపోవడం ఎంత సేపండి.
ఆ! అవునవును. అవునవును. అవునండి. అవును. అవునండి. <chuckles> అవునవును. అవును. పిల్లలు కదా! అండి. తొందరగా నేర్చుకుంటారు. తొందరగా మర్చి ఆ! అవును.
మర్చిపో తొందరగా మర్చిపోతారు. ప చేసే పనిని గూడా మ ముందు ఏం చేసామో అది మర్చిపోతారు. కొత్త, కొత్తవి వాళ్ళ వాళ్ళనేంటంటే ఏ ఏ డిస్ట్రాక్ట్ కాకుండా చూసుకోవాలంతే. వాళ్ళని డిస్ట్రాక్ట్ గాకుండా జూసుకుంటే, వాళ్ళు ఆ పనిలో నిమగ్నమైతే ఇంకా ఏమి అంటే ఆ పనిలోకెళ్ళిపోతారు వాళ్ళింకా.
మర్చిపోతారు. ఓహ్!